ఆహ్, ఇలాగ చేస్తుంటాము. ఇప్పుడలా ప్లాస్టిక్ వాడటం వల్ల ఏంటంటే, ఎ ఇలా బ్ ఎన్ మనం ఇంట్లో చాలా మందుంటాం గదండీ, ఇలాగ చాలా హౌస్‌హోల్డ్స్ ఉంటాయి. చాలా మందుంటారు. ఉ మన ప్ర భూమి మీద కానివ్వండి ఇలా ఎక్కువైపోతున్నాయి. దీని బదులు కనుక మనం ఇలా బ్యాంబూ వాడితే మనమిప్పుడవి మట్టిలో వేసినా ఈజీగా కలిసిపోతాయి. ప్లాస్టికనుకోండి అంత ఈజీగా కలవ్వు.
అవునండి. అవును. నిజమే.
ఆ!
నిజమేనండి. చాలా చక్కగా అంటే, చాలా రీసెర్చ్ చేసినట్టు చెప్పారు ఈ విషయం.
హ్మ్. ప్లాస్టిక్ కవర్స్ వాడుతుంటాం మనం ఇంట్లో బాగా. ఆహ్, ఇలా కాకుండా ఇప్పుడు మట్టిలో కలిసిపోయేయే సేస్తున్నారు. ప్లాస్టిక్‌లానే ఉంటుంది చూడటానికి, పట్టుకోవడానికి.
అవును. కంపోస్టబుల్ బ్యాగ్స్ అని చెప్పి అమ్ముతున్నారు.
హ్మ్. అవునవును. ఇలాంటివేంటంటే మట్టిలో బాగా కలిసిపోతుంటయన్నమాట.
అయితే, రోజు వారిగా అంటే రోజు వారీగా మన ఇంట్లో ప్లాస్టిక్ ఎక్కువగా ఏ టైంలో వస్తుంది? ఏ విధంగా వస్తుంది అంటారు?
మనమిప్పుడేదన్నా షాపింగ్ చేశామనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా ప్లాస్టిక్ కవర్స్‌లోనే పెట్టిస్తారు. లేదంటే, మనం కూరగాయలు కొనడానికి వెళ్ళినప్పుడు. అప్పట్లో అయితే, సంచులు తీసుకెళ్ళేవాళ్ళు కూరగాయలు కొనుక్కోడానికి.
అవును. నిజమేనండి. క్లాత్ బ్యాగ్స్ తీసుకొని వెళ్ళేవాళ్ళు.
హ్మ్. మేము కూడా అలాగే చేస్తున్నాము. కొంచెం ప్లాస్టిక్ వాడకం తగ్గించడము, ఆహ్, ఇలాగే క్లాత్ బ్యాగ్స్ లాంటివి తీసుకెళ్లడము. అవును మనకి చికెన్, మటన్ ఇవి కూడా ఆహ్, ప్లాస్టిక్ కవర్స్‌లో ఇచ్చేస్తున్నారు. ఆహ్, దీని వరకు బాస్కెట్ ఏదన్నా బాస్కెట్ లాంటిది తీసుకెళ్ళి తెచ్చుకోవడము, ఇలాంటివి చిన్న చిన్నవి చేస్తుంటామనమాట.
ఓకె. ఆహా! నిజమేనండి. ఒక బ్లాక్ కవర్, థిన్ బ్లాక్ కవర్‌లో కట్టి